అంటే ఆహ్, కష్టమే. ఆహ్, కొంతమందికి ఇష్టం గూడా. అంటే నేను కొంతమందిని ఎలా జూసానంటే, <sniffs> వాళ్ళ పీ వాళ్ళ పేరెంట్స్ మీద అంటే వాళ్ళ తల్లిదండ్రుల మాట మీద ఉన్న గౌరవం గాని, వాళ్ళ యొక్క ఆహ్, జీవితం పట్ల ఉన్న గౌరవం గాని, వాళ్ళని ఆహ్, పెద్ద కష్టమనిపించదు వాళ్ళకి. కొంతమందేంటంటే చాలా ఆహ్, ఇండిపెండెంట్ ఆహ్, తెలివితేటలనేవి ఉంటాయన్నమాట. అంటే వాళ్ళకంటూ ముందే ఒకటే ఫిక్స్ అయిపోవడం. ఒక ఒక కన్విక్షన్ అనేది ముందు నుంచే ఉన్ ఉన్ ఉన్ ఉన్నప్పుడు కొంచెం ఆహ్, పేరెంట్స్ చెప్పిందానికి మనం మన ఆశలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కొంచెం కష్టపడతారు వాళ్ళు. ఆహ్, హ్మ్, అదే ట్రై చేయడంలో తప్పేమి తప్పేమి లేదనేది.
ఓకే. అవునండి. ఓకే. ఓకే. ఓహ్! అ ఓ ఓకేనండి. ఓకే. అంటే ఇప్పుడు ఆ పిల్ పిల్లలకున్న కన్విన్స్ అంటే పిల్లల్లో అంటే పిల్లల్లో ఉండే కన్విక్షన్ కూడా, అక్కడ మ్యాటర్ అవుతుందనమాట. ఆక్ ఆ కన్విక్షన్ తగ్ ఆహ్, ఆ కన్విక్షన్ లేనప్పుడు ద పెద్దలు చెప్పినట్టు వాళ్ళు వెళ్ళిపోతారు.
హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఒక స్థాయి తరువాత అ అట్లని చెప్పట్లేదు. 2 ఎట్లా పోలుస్తాం. ఎవరికైనా కన్విక్షన్ ఉంటది ఒక స్థాయి తరువాత. అన్ ఎందుకంటే, ఒక స్థాయి తరువాత పిల్లలు ఆహ్, హ్మ్, తెలియకుండానే వాళ్ళ వాళ్ళకంటూ ఆహ్, హ్మ్. నమ్మకాలు ఆహ్, ఒక బిలీవ్ సిస్టమ్ గాని, ఒక వాల్యూ సిస్టమ్ గాని, క్రియేట్ చేసుకుంటారు. కొన్నిసార్లేంటంటే ఆ వాల్యూ సిస్టమనేది పేరెంట్స్ నుంచి రావచ్చు, కొన్నిసార్లేంటంటే పిల్లలు వాళ్ళకి అనుగుణంగా ఫేస్ చేసిన కొన్ని సందర్భాల వల్ల వాళ్ళు క్రియేట్ చేసుకున్నదైనా కావచ్చు. ఎలా అయినా కావచ్చు. మరీ ఎవరికైనా ఉంటది.
ఓకే. ఓకే అండి. ఓహ్! అంటే, ఈ వాల్యూ సిస్టమ్ అండ్ వాల్యూ సిస్టమ్ ఎవరికైనా ఉంటుంది. కానీ, అది ఆహ్, కొన్నిసార్లు తల్లిదండ్రులనొస్తుంది. కొన్నిసార్లు అనుభవాలనుండొస్తుంది. కానీ, వాల్యూ సిస్టమయితే ఉంటుంది అంటున్నారు. ఓకే. ఓకే.
ఒస్తుంది. ఉంటుంది. ఆ వాల్యూ సిస్టమ్, ఆ కన్విక్షన్ వల్లనే ఆహ్, భేదాలు రావడమో లేకపోతే సెట్ అవ్వడమనేది జరుగుతూ ఉంటదన్నమాట. దాని ప్రకంగానే మనం ఎంచుకునే నిర్ణయాలు, మనం ఎంచుకునే ఉద్యోగాలు, మనం చేయాలనుకున్న ఆ పనులు ఆహ్, హ్మ్, ద తద్వారా దాని మీద నుంచే వస్తాయి.

అంటే క్రియేటివ్ ఒక ఆనందం ఇస్తుంది కదండీ! అందులో.
ఆనందం అని చెప్పేసి ఆనందం కోసమే వెనిక్కి వె ఆనందం కోసమే ఎంచుకొని అందులో సక్సెసయిన సక్సెస్ అవ్వాలనే ఎవ్వరైనా వెళ్తారు. ఓకే. ఇప్పుడు కొంతమందేంటంటే జస్ట్ వాళ్ళకానందం ఒస్తుంది గదా అని జెప్పేసి నార్మల్ ఆహ్, ఆహ్, ఇది చేస్తారన్నమాట. అంటే ఆహ్, పెళ్లిల్ అంటే ఒక ఫ్యామిలీ డెవలప్మెంట్ లేకుండా ఆహ్, లేదంటే ఒక ఫైనాన్షియల్‌గా వాళ్ళకి ఒచ్చినంత చాలు బట్ నేను హ్యాపీగా ఉన్నాను. నేను జేసే దానిలో అని జెప్పేసి ఆహ్, కొంతమందుంటారు. కానీ వాళ్ళ పేరెంట్స్‌కేంటి "అదేంట్రా నువ్వు అలా చేస్తున్నావేంటి? ఆహ్, కొంచెం ఫైనాన్షియల్‌గా నువ్వెంతో కొంత ఎర్న్ చేయాలి. లేకపోతే మీకు పెళ్లి ఎలా చేస్తాము. నీకు ఆహ్, ఒక లైఫ్ ఎలా ఉంటది" అనేది.
ఓకేనండి. అన్ అంటే ఇప్పుడు ఫైనాన్స్ ఆహ్, ఇప్పుడు ఫైనాన్షియల్‌గా ఎర్న్ ఎర్న్ చెయ్యాలి అన్నారు కదండీ! అంటే ఇప్పుడు మీరు అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఇట్లా చేసారని అన్నారు కదండీ! అందులో ఫైనాన్షియల్‌గా మీకు రావట్లేదా అందులో? హ్మ్.
ఆ! ఎంతోస్తదండి. చాలా తక్కువ ఒస్తాయండి. ఆహ్, పెద్ద ఎక్స్ మనం ఎక్స్‌పెక్ట్ జేయగూడదు. ఎందుకంటే ఆహ్, ఈ ఇండస్ట్రీ అనేది ఎలా ఉంటదంటే ఒకసారి వెళ్ళినప్పుడు <smacks lips> ఇమ్మీడియేట్ రెమ్యునరేషనో, ఇమ్మీడియేట్ ఆహ్, మనీ ఎక్స్‌పెక్ట్ చేయడం ఎక్స్‌పెక్ట్ అసలు అవకాశమే ఫస్ట్ ఇవ్వగలగాలి ఎవరైనా. ఒక ఒకళ్ళు మనకు అవకాశం ఇస్తున్నారంటే దానిలో నుంచి డబ్బులు వెంటనే ఆషించగూడదు. సో నేను కూడా నాకు ఇన్ పాషన్ ఉన్న ఒక వర్క్ మీద ముందే నేను డబ్బులు ఆషించలేదు.
అంటే ఇప్పుడు ఈ అంటే ఒక విధంగా చెప్పాలంటే డబ్బులు కూడా ఒక ఫ్యాక్టర్ అయ్యాయన్నమాట మీకు పని.
ఎవ్వరికైనా అవుతదండి. నాకే కాదు ఎవరికైనా అవుతది.
అంటే ఇంతకులు ఇంతకుముందు మీరు చెప్పారు కదండీ! మనీ కాదు కదా! మనీ కాదండి మనీ అని ఎవరు చెప్పారని మీరే అన్నారు.
మనీ ఒక్కటే కాదు రిస్క్ నేనన్నది. ఓవరాల్‌గా లైఫ్ మీద.
ఓకే. ఓకే. ఓ మ మని కాకుండా ఇంకేం ఏముంటుందండి?
మనీ కాకుండా అదే లైఫ్ మీద. ఒక ఏజ్ ఒక ఏజనే ఫ్యాక్టరు టైమనే ఫ్యాక్టరు ఇపు ఏదైనా గాని ఏ నిర్ణయం అయినా గాని టైమ్ టైమ్ మీదే ఆధారపడి ఉంటది గదా!
మరి ఇప్పుడు ఏ ఏ ఇప్పుడు ఏజన్నది ఇప్పుడు ఇప్పుడు ఏజన్నది మీ మీకు నచ్చిన పనులో మీరు ఉపయోగిస్తున్నప్పుడు ఆ ఏజ్ ఫుల్‌ఫిల్ అయినట్టే కదండీ మీకు.